హార్రర్ జోనండి. ఈ 2 ఇప్పుడు నేను చెప్పిన 2 హర్రర్ జోనే. ఆహ్, 'తుంబాద్' కూడా ఏంటంటే, ఒక అద్భుతమైన కథ. 'తుంబాద్' అయితే, ఆ సినిమా ఏంటనుకుంటున్నారు రిలీజ్ అయినప్పుడు, ఒక 10,00,00,000 కూడా కలెక్ట్ చేయలేదండి ఆ సినిమా.
హ్మ్. నిజంగా. అవునా! <giggles>
సినిమా అంతగా ఆడలేదు. కానీ టీవీల్లో, ఆటిల్లో చూసీ, మౌత్ టాకు, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుకుల్లో పేమస్సయిపోయి, ఆ సినిమా చూడడం మొదలుపెట్టారు, యాక్చువల్లీ నేను అలాగే చూసాను. అయితే ఎంత గొప్పగుంటుందంటే సినిమా ఆ కథగ ఆ కథ మినిమమ్ అన్న ఎక్స్పెక్ట్ చేయలేవు. అంత డిఫరెంట్ కథ. అలా అయితే సినిమాని రీ రిలీజ్ చేస్తే, 32,00,00,000 కలెక్ట్ చేసింది.
హుహు. వావ్! వంటే ఇదీ, ఆహ్, రిలీజయినప్పుడికంటే, ఎక్కువ తరువాత మౌత్ టాక్ తర్వాత, ఓ క్లాసిక్ లాగా అనిపిచ్చి రీ రిలీజ్‌లో ఎక్కువ తీసుకుందనమాట ఇది.
రీ రిలీజ్‌కి. ఒక ఆ! నాకు తెలిసి 'తుంబాద్' 2018లోనో, 17లోనో వచ్చిందండి. అప్పుడొక 10 కోట్లో ఎంతో కలెక్ట్ చేసింది. రెండువేల ఇరవై ఐదు‌లో, 7 సంవత్సరాల తరువాత, దాన్ని రీ రిలీజ్ చేస్తే 32,00,00,000 కలెక్ట్ చేసింది. అంటే కథకున్న బలమది.
ఓకె. హ్మ్. వావ్! నిజంగా అద్భుతం కదా! ఆ!
అంతే కదండీ. ఒక కథని మనం కరెక్ట్‌గా తీయగలిగితే, దానికి దాని స్ట్రాంగెస్ట్ పవర్ అలా ఉంటది. అంత హిట్ ఇంకా కొడతది. ఈ స్ కథల్లోనూ కూడా ఏంటంటే కొన్ని కొన్ని కథలు కొన్ని, ఇప్పుడు 'డీజే టిల్లు' ఉంది సినిమా మనకు ఫర్ ఎగ్జాంపుల్, అందులో కథేం ఉండదు, <smacks lips> కథేం ఉండదు, ఒక హీరో ఉంటాడు, ఆహ్, కెచ్చలు, కామెడీలు చేస్తా
ఆ! 'డీజే టిల్లు'. ఆ! అది ఒకొక స్ కామెడీగా సాగిపోతూ ఉంటదనమాట.
ఆ! దాన్ని మనం ఎంటర్టైన్ పార్ట్ లోనే చూస్తాం. మీరు కొన్ని సంవత్సరాల తర్వాత, మీకేదైనా సినిమా నీకిష్టమైన సినిమా ఏది అంటే, మనం 'డీజే టిల్లు' అనం. ఎందుకంటే దాన్ని చూస్తాం, మర్చిపోతాం. కొన్ని సినిమాల్ని మాత్రం మనం, మనతో పాటు తీసుకెళ్తాం. అలా నేనది చెప్తున్నానండి. కథ కథ ఎంత బలంగుంటే, మనం ఆ సినిమాకి అంత కన్ కనెక్టవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 'చంద్రముఖి' సినిమా చూడండి, అదొక డిఫరెంట్ కథ. ఆ కథని ఇప్పటికి ఎవరు మర్చిపోలేము, చి నాకు తెలిసి 90స్ కిడ్స్ చాలా మందికి, 'చంద్రముఖి' సినిమా అనేది ఒక ఎమోషన్ టైప్‌లో ఉంటది. అలాగే
హ్మ్. అవును. <giggles> హ్మ్. నిజంగా. అవును.